మనం సినిమాల నుంచి గానీ లేకపోతే సీరియల్స్ నుంచి కానీ ఏదో ఒక షో నుంచి కానీ, వాళ్ళు ఏసిన డ్రెస్సు బాగా నచ్చి, అలా మనం ప్రేరణ తీసుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా, మీ యొక్క స్టైల్‌ని ఎవరినన్నా చూసి ప్రేరణగా తీసుకున్నారా?
యం హుహు. నాకు హీరో, అని చెప్పేసనంటే ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది మా నాన్న.
హుహు. ఓహ్! సూపర్.
హ్మ్. ఎందుకంటే?
హ్మ్. అంటే ఆయన్నించి కూడా ఏదన్నా, బాడీ స్టైల్ గాని అలాంటియి అలవాటు చేసుకున్నారా అయితే?
ఆ బాడీయే మనకు ఆయన దెగ్గర నుంచొచ్చింది కాబట్టి, ఆయన దెగ్గర నుంచి ఖచ్చితంగా <chuckles> నేనైతే ఆ స్టైల్ అనేది తీసుకున్నాననమాట.
ఆహ్! చె ఓకే. ఆటోమేటిక్‌గా కొన్ని కొన్ని వచ్చేస్తా ఉంటాయంటారా?
వచ్చేస్తా ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఆ! నడక కానీ అయన్నీ కూడాను. చిన్నప్పుడు ఎలా అనుకున్నారు? గుళ్ళో ప్రదక్షణలు చేస్తా ఉన్నప్పుడు నేను రెండు కాళ్ళు కొట్టుకుంటూ నడుస్తున్నాను.
ఓకే. ఆ! అదేంటి?
<smacks lips> అంటే, అదీ అదొక అలవాటులాగా అయిపోయిద్దేమో అని చెప్పేసనంటే, కాళ్ళు కాళ్ళు టచ్ చేస్తా నడుస్తాననమాట.
అంటే ఒక కాలు అడుగేసేటప్పుడు ఇంకో కాాల్ని కొట్టి అడుగేస్తా ఉంటారా?
అా! టచ్ అవుతుందనమాట. రెండు కాళ్ళు ఇలాగ గిలకలు గిలకలు రాసుకుంటున్నాయిన్నమాట రెండు కాళ్ళ అయ్యె.
ఓహ్! ఓకే. ఓకే. అదేలెండి.
ఆ! దెగ్గర దెగ్గరగా పెట్టి నడుస్తూ ఉన్నాను. అలా కాదు నడిచేది నాన్న అని చెప్పేసని కాళ్ళ మీద రెండు పీకి మరీ చెప్పాడాయన.
ఓకె. ఆ! హ్మ్. ఆబ్వియస్లీ పికాలి గదా! అలాన్న అలా నడవకూడదు గదా! హ్మ్.
హ్మ్. ఆ! <chuckles> అదే. ఆ! అది చూసి ఇంకా ఏమంటారు దీన్ని రెండు పీకిన తర్వాత, ఇల్లా నడవాలి అని చెప్పేసని నాకు నడక మంచి స్టైల్‌గా ఎలా నడవాలి అనేది ఆయన చూపిచ్చాడు.
ఆ! ఓహ్! సూపర్. అయితే అక్కడ నేర్చుకున్నారయితే మీరు ఎలా నడవాలి? ఎలా స్టైల్‌గా నడవాలనేసి? హుహు.
హ్మ్. ఎలా నడవాలి? ఏంటి అనేది మొత్తం అంతా కూడాను. 2 కాళ్ళు ఇలాగ కొంచెం చూసుకొని నడవాలి అని చెప్పేసనేది. సీ ఇక్కడ ఎందుకు నడకనేది చెప్తున్నాను అని చెప్పేసనంటే, మన బాడీ స్ట్రక్చర్ కానీ, మన బాడీ షేప్ కానీ అయన్నీ కూడాను. నడిచే విధానంలోనే కనపడతది మొత్తం అంతా.
అంతేలెండి. హ్మ్. ఆ! హ్మ్. వాస్తవం. అదే అండి.
హ్మ్. వాస్తవం గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' చూసుకుంటే 'పవన్ కళ్యాణ్‌'కొక నడిచే స్టైల్ ఉంది. 'ప్రభాస్' గారికి ఒక నడిచే స్టైల్ ఉంది. 'జూనియర్ ఎన్‌టి‌ఆర్' గారికి ఒక నడిచే స్టైల్ ఉంది. 'రామ్ చరణ్'కొకటుంది. 'మెగాస్టార్ చిరంజీవి' గారికొకటుంది. ఇలాగా వాళ్ళ నడిచే స్టైల్‌కి కూడాను ఆ ఫాన్స్ అనేదున్నారనమాట మొత్తం అంతా.
అవును. హ్మ్. అంతే కదా! ఆళ్ళు ఆఫస్ చెప్పాలంటేనండి. వాళ్ళొక టీ తాగినా కూడా దాన్ని చూసి దాన్ని ఇమిటేట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది గదా!
హ్మ్. అదొక స్టైల్. అది. ఆ! ఇకా ఆ అలాగా నేను కరెక్ట్‌గా నడవటం అనేది నేర్చుకున్నాననమాట మొత్తం అంతా. కానీ ఆ నడచి నడక నేర్పిచ్చారు సరే! ఇప్పుడు బట్టలు కూడా నేను ఆయనలాగానే ఎందుకు కుట్టిచ్చుకోవాలి? అరే కుట్టిచ్చేసేసాడు నాకు. అహా! కుట్టిచ్చేసాడు నాకు.
హ్మ్. ఓకే. ఆ! అంటే కొంచెం జనరేషన్ గ్యాప్ ఒచ్చిందిగా! మరి మార్చారా మరి? ఒచ్చేస్. ఆహా! 'బొమ్మరీలు' ఫాదర్‌లాగున్నారు. ఓకే.
హ్మ్. అయ్యో! ఆయన తాపీ మేస్త్రండి బాబు. ఆ! మా నాన్న. ఆ! మేస్త్రి గారు! మేస్త్రి గారు! అని జెప్పేసని జనాలందరూ కూడా బట్టలు పెడతా ఉండేవాళ్ళనమాట ఆయనకి.
హ్మ్. ఓకే. ఆ! అయితే ఏముంది మిమ్ మిమ్మల్ని బా జేసుకుంటారు కదా! ఆ! ఆహా! ఆ బట్టలన్నీ మీకిచ్చేసి కుట్టిచ్చేస్తా ఉండేవాళ్ళు
ఆ! అది సంగతి.
సరిపోయింది. ఓకే. కొత్త, కొత్త స్టైల్సుండవు వాటిల్లో.
ఆ! ఏం లేవ్వు. షార్ట్ హ్యాండ్స్ షర్టు, కింద గోట్టాం ప్యాంటు.
హుహు. హ్మ్. ఓకే.
ఆ! అది. ఆహ్, చెక్ షర్ట్‌లు, మా తమ్ముడికి నాకు.
హ్మ్. హెయిరన్నా పాపం హెయిర్ దెగ్గర ఏద‌న్నా ఆప్షనుందా? దానికి కూడా అమ్మగారి నూనె పెట్టి కొద్దిగా
నూనె పెట్టేసి, పక్క పాపిడ దువ్వేసి, నీట్‌గా అణిచిమరి దువ్వేదన్నమాట మొత్తం సుబ్బరంగా.
హ్మ్. సూపర్. ఓకే. స్కూలుకేళ్ళేటట్టయితే ఒక గొట్టం ప్యాంటు, ఒక చిన్న షర్టేసుకొని, నూనెతో ఫుల్లుగా
హ్మ్. ఆ! స్కూలు‌కేళ్ళేడప్పుడు నిక్కరు. చాలా చిన్న నిక్కరనమాటది. హ్మ్. ఆ! <chuckles> ఆ! అప్పుట్లో ఏంటి అనంటే, లోపల ఇన్నర్‌వేర్‌లు ఏసుకునే దానికి కూడా అవకాశం లేని రోజులనమాట అవన్నీ కూడాను. అంత చిన్నప్పుడు.
నిక్కరేసుకునెళ్ళా? చాలా చిన్నదా? ఎందుకని మరీ <giggles> చిన్నదేసుకోడం? హ్మ్. ఆ! హ్మ్. అదేలెండి. అంటే కొంచెం మరీ చిన్న ఏజయితే.
ఆ! మరీ చిన్న ఏజప్పుడనమాట. అదంతా గూడాను.
హ్మ్. ఓకే.
హ్మ్. అయితే ఇక్కడ
మరి అలాగే ఉండి. అలాగే తిరుగుతా ఉండేవాళ్ళనమాట అలాగే. ఆహ్, కొంచెం చిన్న, చిన్న నిక్కర్లేసుకొని. ఓకే.
ఆ! అలానే తిరుగుతా ఉండేవాడిని. ఆహ్, తర్వాత తర్వాతగా కొంచెం పెద్దవుతా ఉన్నాము, ఇయన్నీ కూడాను అలవాటయిపోయినాయి, కొంచెం ప్యాంట్లు కిందకి మారాము. అప్పుడప్పుడే బూట్ కట్ ప్యాంట్లనేవి ఒస్తున్నాయి.
హ్మ్. ఓకే. అప్పుడప్పుడే కొంచెం ఆ! ఏంటిది?
బూట్ కట్. హ్మ్.
బూట్ కట్టా? ఆహా! ఓకే. ఓకే. ఆ!
గుర్తుందా మీకు బూట్ కట్టు వాడారా మీరెప్పుడైనా?
హ్మ్. కింద జిప్ కూడా ఉంటది.
ఆ! అది. ఎంత బూట్ కట్టు ఉంటే అంత స్టైలనమాట.
హ్మ్. అడుగునా. అదే గదా! కాకపోతే క్యారీ జేయడం లేకపోతే అంటేమన్న, ఆ! దాన్ని వాడడమనేది కొంచెం కష్టం కానీ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అవును.
హ్మ్. కష్టం గానీ, చాలా స్టైలిష్‌గా ఉండేదన్నమాట. అలాగా ఆ బూట్ కట్ ప్యాంట్లనేది వాడటం. అది ఎక్కడి నుంచి అని చెప్పేసనంటే, సినిమాలు.
అవునండి. ఆ! ఓహ్! ఓకే. ఇప్పుడైతే, ఇంతకుముందు స్టైల్ అదంతా లేకపోతే, నడిచేదంతా నాన్నగారు. హ్మ్.
హ్మ్. ఇంతకుముందు మా నాన్న నాన్నగారు. నాన్నగారి దెగ్గర నుంచి ఇంకైపోయింది. ఆయన చెప్పినా గాని మేము ఇనే స్టేజ్‌లో లేము. నాకు బూట్ కట్ ప్యాంట్ కావాల్సిందే.
<giggles> అదేలెండి. అప్పట్లో మా నాన్నగారు అయిపోయిందనమాట అక్కడ వరకు.
ఆ! ఆ రోజుల్లో మరి నాన్నగారు అయిపోయిందింక.
ఆ! ఓకే. నెక్స్టు సినిమాలకొచ్చారు. సినిమాల్లో ఎవరినెక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు?
ఆ! నాకు నేనైతే ఫస్ట్ ఫస్ట్ చూసింది మాత్రం నాకు హీరో అని జెప్పేసనంటే చిరంజీవి గారే.
హ్మ్. సూపర్! చాలామందికి ఫస్టూ ఆయనంటేనే ఎక్కువిష్టం ఉంటది. హ్మ్. ఆ ఆయన్ని చూసి ఏదన్నా ఒక ఆహ్, అలాంటి స్టెప్పులేయడం గాని, లేకపోతే, అలాంటి డ్రెస్సు, కాస్ట్యూమ్సు అది కూడా ఎప్పుడైనా ట్రై జేశారా?
హ్మ్. అంతే. దాని తర్వాత తర్వాతగా హ్మ్. <smacks lips> ఖచ్చితంగా ట్రై జేశాను నేనైతే మాత్రం. 'ఇంద్ర' సినిమా షర్ట్స్ ఉన్నాయి జూసారా? అప్పుడు ట్రెడింగ్‌లో ఉండేయయ్యి.
ఓకే. ఆ! బ్లూ కలర్‌ది. ఒక డాన్స్ ఉంటది కదా! ద అదేనా?
ఆ! రాధే గోవింద కన్యక్రిష్కింద ఆ పాటలో, 2 కలర్ల షర్ట్ ఉందేదన్నమాట అది.
అదే అదే. <chuckles> అవును. అప్పుటి యాక్చువల్‌గా ఒక సినిమాలో ఉన్న షర్ట్ డిజైను. ఇలా షాపింగ్ మాల్స్‌లో కూడా అమ్ముతారనది, <giggles> అవును. అంత ట్రెండ్ రాడం అదే.
ఆ! హుహు. ట్రెండు ఫస్ట్ టైమ్ రావటం అలాగా. హ్మ్. అదే ఫస్ట్ టైమ్. తర్వాత తర్వాతగా ఇది బ్యాగీ ప్యాంట్స్ ఏయైతే ఉన్నాయో, బ్యాగీ ప్యాంట్స్, కార్గో ప్యాంట్స్ అవన్నీ కూడాను. 'పవన్ కళ్యాణ్' గారి దెగ్గర నుంచి జూసాననమాట.
అవును. హ్మ్. హ్మ్. 'గుడుంబ శంకర్' లాకపోతే 'బాలు'.
<lip trill> 'బాలు'. 'బాలు' సినిమా, 'గుడుంబ శంకర్' అవన్నీ కూడాన అదొక ట్రెండ్ ఇంకంతే.
ఆహా! సూపర్. అవును. నిజంగానే అసలు ఆ బాలులో ఫ్యాంట్‌కే హ్మ్. ఆ! ఆ! అదండి. అక్కడ బాధలి. హ్మ్.
ఆ! ఆ హెయిర్ స్టైల్ కూడాను, మా అమ్మ చిన్నప్పుడు దువింది చూడండి. అప్పటిదాకా. హ్మ్. అదంతా కూడాను కొంచెం పక్కకు మారి, కొంచెం ఇటు మిడిల్ దాకా వెళ్తుందన్నమాట అప్పుడప్పుడే.
ఓహో! ఓకే. ఓకే. మధ్యలోకొచ్చారు. హ్మ్.
హ్మ్. మధ్యలోకి రాలేదు, కొంచెం పక్కకి. మధ్యలో దాగితే మరీ, వేరేలాగనుకుంటారని చెప్పేసని. <chuckles>
<chuckles> అర్థమైంది. అర్థమైంది. అప్పట్లో ఆ టాక్ కూడా ఉంది. అది అదేంటంటే, చిన్న సన్న లైన్ ఉంటదనమాట. స్టైల్‌కినూ వేరే దానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది.
అవును. మజ్యలోకి వేరే <laughs>
<chuckles> ఓకే. అయితే మరీ మధ్యలో కాకుండా కొంచెం పక్కకి.
హ్మ్. అయితే పక్కకి. ఆ కార్గో ప్యాంట్స్ కానీ, అట్లాగా అదంతా కూడాను ఆయన ఇప్పటికి కూడాను కార్గో ప్యాంట్స్ ఎయడానికే ఇష్టపడతాడాయన.
హ్మ్. ఎవరు?
'పవన్ కళ్యాణ్' గారు.
ఓకే. ఓకే. ఆయన గురించి చెప్తున్నారా? ఓకే.
ఆ! ఆ! ఓకే. ఫైన్ ఒదిలేసయండి. మనది మనది చూద్దాం. అయితే ఇప్పుడు, ఆహ్, కార్గో ప్యాంట్స్ ఆ ట్రెండొచ్చింది. తీసుకున్నాను కార్గో ప్యాంట్స్ ఎన్ని జేబులు ఉంటే అంత ట్రెండు.
హ్మ్. హ్మ్. ఓకే. ఇంక కిందదాకా మనకి కా అరికాళ్ళ దాకా కూడా హ్మ్.
కాళ్ళ దెగ్గరికి కూడాను, కాళ్ళ దెగ్గర గూడా జేబులుండేయ్యి అయ్యన్నీ.
ఓకే. అది వాడినా వాడకపోయినా అది స్టైల్ అంతే ఇక.
స్టైల్ అంతే ఇంకా. ఆ జేబులు దేనికి? అనేది మనకు తెలీదు ముందల ఆ జేబులుండాలి నాకు. అంతే. హ్మ్.
హ్మ్. <giggles> ఓకే. మరి తర్వాత కొద్దిగా ఏమన్నా ట్రెండ్‌లోకొచ్చారా వేరే ట్రెండు?
ట్రెండ్‌లోకొచ్చాను అని జెప్పేసనంటే, అప్పుడప్పుడే పెన్సిల్ కట్ ప్యాంట్లొచ్చినాయి పెన్సిల్ కట్.
ఓకే. కిందకెళ్ళేసరికి మొత్తం టైట్ అయిపోవాలిక.
టైట్ అయిపోవాలనమాట. బాగా టైట్ అయిపోవాలి. ఎంత టైట్ అయిపోతే అంత మంచి స్టైలనమాటది. హ్మ్.
హ్మ్. అదే. అసలు బ్లడ్ గూడా సర్క్యులేషన్ ఆగిపోతే, అదింకా టైట్. హ్మ్. అదొక స్టైలు.
<laughs> అదొక స్టైలు. ఫస్ట్ వాస్తవంగా చెప్పాలనంటే, అది ఏమంటారు దీన్ని? అమ్మాయిలకి అప్పటిదాకా చుడీ ప్యాంట్లు అని జెప్పేసని ఉండేయన్నమాట పంజాబీ డ్రెస్సులకి.
ఓకే. ఆ! చుడీ ప్యాంట్స్ ఓకే. అంటే లెగ్గింగ్ కన్నా ముందు. లెగ్గింగ్ కన్న ముందున్నాయి. అవును.
అంతేలెండి. అదొక టైట్ ఫిట్ లాగుండేదనమాట వాళ్ళకి. లెగ్గిన్ కంటే ముందు లెగ్గిన్ రాలేదింకా అప్పుడు.
అవును. అదే అర్థమైంది. దానికన్నా ముందుండేవివి.
ఆ! ఫస్ట్ అబ్బాయిలకే ఒచ్చింది పెన్సిల్ కట్ ప్యాంటొచ్చి స్ట్రెచబుల్ ప్యాంట్లు ఒచ్చినాయినమాట. అవన్నీ కూడాను.
అవును. మనయ్యే వాళ్ళు లెగ్గింగ్స్ అనేసుకుంటున్నారు. చెప్పాలంటే. హ్మ్.
తర్వాత వాళ్ళు కొంచెం పల్చటియె అయన్నీ లెగిన్స్ అని ఆ చుడీ ప్యాంట్లకి రిప్లేస్‌మెంటే ఇదన్నమాట. ఈ లెగిన్స్ అనేయి. హ్మ్.
హ్మ్. అదే. అదే. స్టైలు మారుతూ ఒచ్చింది గదా!
ఆ! 'స్టైలు మారింది' అన్నట్టుగా అయిపోయిందినమాట మొత్తం అంతా.
హ్మ్. <chuckles> అదేలెండి. సో, ఈ పెన్సిల్ కట్‌కి ఎవరినన్నా ప్రేరణ తీసుకున్నారా? లాకపోతే మన చుట్టుపక్కల మన ఫ్రెండ్సేసుకుంటున్నారు అలాగా?
'నడక మారింది.' చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, షాప్స్ కానీ ఇవన్నీ కూడాను అప్పుడు అరేయ్! పెన్సిల్ కట్ ప్యాంట్ అంటరాా చూడరా బావున్నాయి బావున్నాయి బావున్నాయి అని జెప్పేసనుకోని ట్రెండు. ఇంక అలాగా ట్రెండ్‌లో ఎళ్ళిపోయామది. ఆ తర్వాతొచ్చిందండి ఇది 'దూకుడు' షర్టులని చెప్పేసని 'అత్తారింటికి దారేది' షర్టులని జెప్పేసని.
హ్మ్. ట్రెండు. అదే. ఓకే. ఆహా! <chuckles> అయితే అన్నీ ట్రై చేసి 'అత్తారింటికి దారేదిలో' ఒక రెడ్ టీ షర్ట్ ఏదో బాగా పాపులర్ అయినట్టుంది కదండీ!
ఆ! ఆ! రెడ్ టీ షర్ట్ కూడాను. అదంతా కూడాను బాగా అనమాట బాగా ట్రెండింగ్‌లోచ్చేసినాయి. అన్నీ వాడక తప్పలా 'నాయక్' ఒకటి 'నాయక్' గుర్తుందా?
ఆ! ఓకే. హ్మ్. 'నాయక్' తెలుసు. అది 'రామ్ చరణ్' గారిదే గదా. హ్మ్.
ఆర్ అని ఉండేది దాని లోపల. <smacks lips> 'లైలా ఓ లైలా'. ఎంత ట్రెండింగ్‌లోకొచ్చినాయి చెప్పండి అసలు టీ షర్ట్‌లయన్నీ కూడాను?
ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఆ! మా బుడ్డోడికి కూడా ఉందది. <chuckles> అదే. అది ఆర్ అని చెప్పేసి మధ్యలో ఉంటది. హ్మ్.
ఆ! పిచోడ్లాగా ఆ రోజుల్లో వాస్తవంగా చెప్పాలనంటే ఏం తెలియకుండా 2013, 2012 ఆ టైంలో పిచోడ్లాగా ఇట్లాంటి బట్టలన్నీ ఏసుకునేవాడిని.
<giggles> పిచ్చోలాగేముందండి. అదొక ఇది. అదొక మోజు. ఆ సినిమాల్ని బట్టి లాకపోతే ఇలాగా హ్మ్. హ్మ్.
హ్మ్. ఆ! అదొక ఇది, మోజు కానీ, దాని తర్వాత తర్వాతగా 'మిర్చి' సినిమా రిలీజయిందండి. 2014 అనుకుంటా ఆ టైం రెండు వేల పడముడొ, పద్నాలుగొ అది.
హ్మ్. జనాలందరికీ సింపుల్ సిటీలో కూడా స్టైల్ ఉంటుదని చెప్పేసి
ఇంత స్టైల్ ఉంటదా అని చెప్పేసని నాకైతే ఫస్ట్ టైమ్ చూసిన సినిమా అనమాట అది మాత్రం. ఓకే. ఇది
హ్మ్. ఓకే. దానికన్నా ముందే ఒక సినిమా ఒచ్చిందండి. సేమ్ వాళ్ళదే యూవి క్రియేషన్స్‌దె 'జిల్' అని జెప్పేసి అక్కడి నుంచి యాక్చువల్‌గా స్టార్ట్ అయింది. కాకపోతే 'ప్రభాస్' గారెసిన తర్వాత ఇక దానికింకా హైప్ అయిద్ది. అవును.
ఆ? ఆహా! జిల్ల్. ఓహ్! అవునా దానికంటే ముందలే 'జిల్' సినిమా రిలీజయింది.
ఆ! అది 'గోపీచంద్' గారిది.
ఓకే. ఆ పాటలు ఆ పాట సినిమాలో కూడా ఒక పాట ఉంటది కదా! 'జిల్ జిల్ జిల్' అని జెప్పేసనేది.
జిల్ జిల్ జిల్ మనసే అని జెప్పి ఒకటొస్తది. అదా?
హ్మ్. చాలా బావుంటది. పాటది.
హ్మ్. బావుంటది. దానిలో హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంటది. హ్మ్.
హ్మ్. అయితే 'ప్రభాస్ గారు' ఏసిన తర్వాత మాత్రం అవును. 'ప్రభాస్ గారు' ఏసిన తర్వాత చాలా బావుంటదన్నమాట. ఆ డ్రెసింగ్ సెన్స్ కానీ, ఏదన్నా గాని, ట్రై జేశాను నేను. ఆ క్లాతులు గానీ, అవన్నీ కూడా నాకు దొరకలా.
అవును. ట్రై జేసారా? ఓకే. హ్మ్. అది చాలా ఫార్మల్‌గా ఉంటాయి. బట్ స్టైల్ మాత్రం ఎక్కడ తగ్గవసలు.
హ్మ్. కదా! ఆ! అసలు ఆ క్లాతులు ఎక్కడ దొరుకుతయా? అని చెప్పేసని ఎంత రేటయినా గాని, కొందామని జెప్పేసని ఫిక్స్ అయిపోయాను. కానీ, దొరకలేదు ఎక్కడ నాకు.
హ్మ్. అయి రెగ్యులరే గదా! ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా?
ఉంటది. 100% ఉంటది. ప్రభాస్ ఏసుకునేది మీరు చూస్తే గనుక కొంచెం మందంగా ఉంటది క్లాత్.
హ్మ్. హ్మ్. అవును.
హ్మ్. ఆ మందం తోటి, షైనింగొచ్చేది అదంతా కూడాను. మనకి దొరికేయన్నీ కూడాను రెగ్యులర్‌గా ఎయేసినా గానీ, చీప్ లుక్కే ఉండేది. హ్మ్.
కొంచం పల్చగా ఉంటాయి. అదేలెండి.
యాహ్! కానీ, అది తర్వాత వదిలేసేసానది.
హుహుహుహు. ఓకే. ఓకే. ఆ డిఫరెన్స్ అయితే ఉంది. క్లాత్‌దిది క్లాత్ డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే.
హ్మ్. <smacks lips> ఓకే. అది వదిలేసేసి, నేనింకా బీటెక్‌లో జాయిన్ అయినప్పుడు ఎలాగో నేను మా కాలేజ్‌కి ఫార్మాల్సే వేసుకెళ్ళాల్సి ఒచ్చేది.
హ్మ్. హ్మ్. తప్పదుగా.
తప్పదుగా. ఫార్మల్స్, ఐడీ కార్డు, షూవు, టక్కూ, బెల్టు కంపల్సరీ అనమాట మాకు. పైన బటన్ కూడా ఖచ్చితంగా బెట్టాలి.
హ్మ్. హ్మ్. ఓహో! ఎంత సెటపేసుకొని ఎళ్ళేవాళ్ళా కాలేజీకి?
హ్మ్. ఇంత సెటపు. కానీ మేమేం జేసామో తెలుసా? అప్పుడు లెనిన్, లెనిన్ కాటన్ షర్ట్సనేది ఒకటి ట్రెండింగ్‌లోకొచ్చినియే.
బ్లేజర్ కూడా ఉండేదా? లాకపోతే హ్మ్. అవును. బాగా పల్చగా గూడా ఉంటాయి.
హ్మ్. పలచగా ఉండి, మంచిగా కద్దర్‌లాగా అంటే దానికి గంజి బె‌ట్టిచ్చుకొని, అట్ట ముక్కల్లాగెళ్ళేవాళ్ళనమాట మా ఫ్రెండు మేము. మెల్లో ఇంతలావున చేయినేసుకొని, చేతి ఉంగరాలు బెట్టుకొని ఎళ్ళేవాళ్ళం. ఏయ్! మాకంటే తోపె‌వ్వరు లేరిక్కడ అన్నట్టుగా.
హ్మ్. <chuckles> హ్మ్. అయ్య! బాబోయ్! హ్మ్. అంటే కొద్దిగా రుద్రాక్షళ్ళాంటియేమన్నా ఏసుకునేవాళ్ళా మెళ్ళల్లో లాకపోతే, గొలుసు
హ్మ్. రుద్రాక్షలు ఏసుకుంటే, అంటే దానికొక సామెతుంది తెలుసా అండి. రుద్రాక్షలేసుకుంటే, శివుడిలాగానే బైరాగిలాగా తిరగాల్సొస్తది అని చెప్పేసని.
<chuckles> హ్మ్. ఓకే. ఏమో ఇనలేదండి. కాకపోతే, ఈ మధ్య యాక్చువల్‌గా హ్మ్. ఆహా! ఉంది.
తెలీదా ఇది. అంటే ఇదొకటుందన్నమాట. హ్మ్. రుద్రాక్ష మెళ్ళో ఏసుకుంటే, శివుడు గనక ఎక్కడ కూడా ఉండకుండా అటు, ఇటు తిరుగుతా ఉంటారు కదా! అలానే తిరుగుతా ఉంటారు భూమి మొత్తం అని చెప్పేసని రుద్రాక్షలు ఏసుకొనేవ్వరనమాట. ఒక సర్టన్ ఏజ్‌లో. మా ఇంట్లో వరకు అలా జరిగేదనమాట.
హ్మ్. అవును. <giggles> ఓకే. ఓకే. అదేలెండి. అయితే. ఆ! ఉంటుంది గదా! అది రుద్రాక్షనేది కొద్దిగా స్పిరిట్యువల్ గాబట్టి ఉంటుంది. హ్మ్. కాకపోతే, ఒకానొక ఏ టైంలో మాత్రం అది బాగా ట్రెండయింది. ఎవరు బడితే వాళ్ళు మెళ్ళో ఏసుకోడం గాని, చేతులకెసుకోడం గాని, అది కూడా ఒక ట్రెండయ్యింది యాక్చువల్లీ.
హ్మ్. అవును. పవరనేది ఉంటది ఖచ్చితంగానది. హ్మ్. అవును. హ్మ్. ఆ! రుద్రాక్ష చేతులకేసుకునేవాడిని నేను, మా నాన్నదుండేదన్నమాట. మెల్లో చెయిను, చెయిను అను చేతులకి రుద్రాక్షలు బ్రాస్లెటుండేది. నీకెందుకా రుద్రాక్ల బ్రాస్లెట్ నువ్వు పెట్టుకోవట్లేదు గదా, ఇటీ అని జెప్పేసని నేను బెట్టుకునేవాడిని చేతికి.
హ్మ్. ఓకే. హ్మ్. అప్పుడు చెప్పులేంటి ఉడ్‌ల్యాండ్ ఏసుకునేవాళ్ళా ఇక?
100% ఉడ్‌ల్యాండే.
<giggles> సెట్టయింది. అర్థమైంది. పైనుంచి కిందకి మీరు చెప్పిన యూనిఫామ్‌కి ఇక ఆ టైంలో ఇదే వుడ్‌ల్యాండే ఎక్కువేసుకునేది.
ఆ! <laughs> ఆ! వుడ్‌ల్యాండు కింద నీట్‌గా ఫార్మల్ ప్యాంటు, పైనేమన్న ఇది చొక్క. ఈ ట్రెండనమాట ఇంకంతా గూడాను, మొత్తం అంతా ఆ ట్రెండనేది అలాగెళ్ళిపోయిందది ఆ రోజుల్లో అలాగా.
హ్మ్. హ్మ్. ఓకే. <giggles> అద్దం ముందు ఒక పావుగంట చూసుకొని, ఆహ్, ఏం అందంగా ఉన్నావనుకొని అలా ఎళ్ళిపోయేవాళ్ళ? ఆ!
ఆ! ఆ జుట్టు కూడాను, మీసాలు కూడానుండేయండోయ్! మీసాల తర్వాత తర్వాత ఇప్పుడు ట్రిమ్ జేసేస్తన్నాా గాని మొత్తమంతా కూడాను. అప్పుడు మీసాలు అనేది కొంచెం తిప్పుకొని ఉండేవాడిననమాట. కాలేజీలో ఉన్నప్పుడు.
హ్మ్. ఆహా! ఓకే. ఓకే. గ అంటే నార్మల్‌గా కాలేజికి అలా రానివ్వరే! సార్లు తిడతారు కదా! అయితే ఆయనున్నప్పుడు హ్మ్.
అంటే, లైట్‌గా. హ్మ్. గడ్డం జేయించేసుకొని నీట్‌గా, గడ్డం జేయించేసుకొని హ్మ్. <smacks lips> అలాగా.
ఆహా! ఓకే. ఏదో ఉండి ఉండనట్టుగా కొద్దిగా అలా తిప్పి, ఎవరన్న ఒస్తంటే కిందకి దించేేస్తూ అలా ఉండేవాళ్ళా?
అంతే. అంతే. అంతే. అంతే. గడ్డం చేయించుకోమనేవాళ్ళుగానీ మీసాల జోలికెవరు ఒచ్చేవాళ్ళు కాదసలకి, వాస్తవంగా.
<giggles> ఓకే. ఓకే. అదేలెండి. గడ్డం కూడా బా పెంచారైతే.
హు. హ్మ్. ఈ స్టైల్ గడ్డం నాకు రాదండి. అందుకని మీసాలు పెంచేవాడిని.
హ్మ్. <chuckles> ఓకే. అదేలెండి.
<chuckles> ఆ! అయితే ఇక్కడా, మళ్ళా తర్వాత తర్వాతగా ఇప్పుడంతా వయసంతా మారిపోయింది, కాలేజీలో అయిపోయింది. ఇప్పుడు <lip trill> ఉద్యోగంకి వచ్చేసాను. ఉద్యోగంకి ఒచ్చిన తర్వాత ఏదైతే 'మిర్చి' షర్టులు ఇంతకుముందులు చెప్పాను చూసారా?
హ్మ్. ఆ! హ్మ్. అవును ఫార్మల్‌వి.
ఆ! ఆ ప్లెయిన్ షర్ట్సే ఇప్పుడేస్తున్నాననమాట ప్రెజెంట్ అయితే మాత్రం.
ఓహ్! అప్పుడు ట్రై జేసినియి ఇప్పుడు వర్క్‌ఔట్ అయినయి అయితే మీకు.
ఇప్పుడు దొరుకుతున్నాయి నాకు ఆ క్లాత్ కానీ ఏదన్నా గాని. హ్మ్. కానీ
ఓకే. అది ఆహ్, నిజంగానే ఇప్పుడు ఆ మందం దొరుకుతుందా?
దొరుకుతున్నాయి నాకు. దొరుకుతుంది. బ్లాక్ బెర్రీస్ అనే బ్రాండ్‌లో దొరికిందనమాట నాకు.
హుహు. ఓకే. సూపర్. ఇక మొత్తం అన్నీ, ఆ బ్రాండ్‌లోనే మొత్తం అన్ని షర్టులు అవన్నీ తీసుకుని
హ్మ్. మొత్తమ ఆ మొత్తం అన్నీ కొనేశాను. 'ఆలన్ సోలీ' ఒకటి 'బ్లాక్ బెర్రీస్' రెండిటిల్లో దొరికినీయి నాకు.
ఓకే. ఫుల్ సాటిస్ఫై అయిపోయుంటారుగా అయితే ఇక!
హ్మ్. 100% ఫుల్లు సాటిస్ఫైపోయాను. కానీ ఏంటి అనుకున్నా కింద బ్లాక్ ప్యాంట్ మాత్రమే ఏస్తన్నాను. ప్లెయిన్ షర్ట్ ఎంతదేసుకున్నా గాని. వేరే కలరేఎయట్లేదు ప్యాంటు.
హ్మ్. ఏ? ఎందుకని? ఫ్యాంట్లు కూడా వేరే కలర్స్ ఉంటాయి గదా!
ఇదొక స్టైలు. ఇదొక స్టైలిప్పుడు. ఆహ్, సింప్లిసిటీ గాని, ఆ ప్లెయిన్ గాని ఏయటం అనేది అదొక ట్రెండనమాటిప్పుడు ప్రస్తుతానికి.
హుహుహు. ఓకే. ఓకే. ప్రస్తుతం అది నడుస్తుందయితే మార్కెట్‌లో.
హ్మ్. బ్లాక్ ప్యాంటనేది ట్రెండు. అది కూడా ఏంటి, ఏసుకున్నామా ఏసుకొనట్టుగా ఎంత మెత్తగా ఉంటే అంత ట్రెండనమాటది. ఇప్పుడు.
<giggles> హ్మ్. ఓకే. ఓకే. అయితే ప మీరైతే ఇకా ఏం జరిగినా లాకపోతే ఎక్కడున్నా, కాలేజిలో ఉన్నా, బయటున్నా, ఆఫీస్‌లో ఉన్నా గూడా ట్రెండునొదలట్లా.
హా! అస్సలకొదలను నేను. 100 పర్సెంటు. ఇక్కడ మారుతున్న ప్రపంచాన్ని బట్టి నేను గూడా మారిపోతూ ఉంటాననమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారిది సినిమా రిలీజ్ అవుతుంది, 'పెద్ది' సినిమా అని జెప్పేసని.
<giggles> అదెలెండి. హ్మ్. అవును. వైట్ షర్టేసుకొని అక్కడ ఎల్లోవి జోబుల్లాగా ఉంటది. అవును.
ఆ డ్యాన్స్ ఏ‌స్తా ఉన్నారు గదా! ఆ! ఆ జుట్టూ చూసారా? ఎంత బాగ పెంచారాయనాా? అలాగ పెంచుతున్నాను నేను గూడా.
హ్మ్. సూపరుందండి. స్టైల్ మాత్రం చాలా బావుందది. అలాగ పెంచుతున్నారా?
హ్మ్. ఆ జుట్టలానే పెంచుతున్నా నేనిప్పుడు.
ఆహా! మరి ఇంట్లో ఏమనరా? అది మరీ హెవీగా ఉంటది కదా!
హ్మ్. ఎవ్వరు మాట్లాడే ప్రసక్తే లేదు. మొత్తం మందే మొత్తం అంతా గూడాను. అది. అస్సలకి ఏం లేదు మాట్లాడే పనేం లేదు. నాకిప్పుడు పెళ్ళయి పిల్లలున్నారు అయినాగాని నాకిప్పుడు స్టైలవసరమా? అని చెప్పేసనంటే, అవసరమే. నాకుంటే నేను పెంచుకుంటానంతే. <laughs>
<chuckles> ఆప్షనే ఇవ్వలేదంటారా ఇంట్లో వాళ్ళకి? హ్మ్. అవసరమే. అంతే. <chuckles> అంతే గదా! మన జుట్టూ మనం బెంచుకోడం అంతే. <giggles>
ఆ! అది. అంతే ఎంత బెంచానంటే అంత బెంచానిప్పుడు. పిలకేసినాగాని పి‌లకొస్తది నాకిప్పుడు.
ఆ! ఓహ్! సూపర్ ఆల్రెడి స్టార్ట్ జేసేసారయితే.
నేను పెంచేసేస్తున్నాను. అంతే ఇంకా. ఆ ట్రెండనేది అలా ఎళ్ళిపోవాలిది.
<giggles> అంతేలేండి. నిజంగా, అయితే ఈ సినిమాలని గాని, లాకపోతే ట్రెండ్‌ని గాబట్టి చూసుకుంటూ స్టైల్‌ని మాత్రం ఎక్కడా వదలట్లా. హ్మ్.
హ్మ్. ఎప్పు‌డికప్పుడు, ఎప్పడికప్పుడు ఇంక మార్చుకుంటే ఎళ్ళిపోతా ఉన్నాననమాటంతే.
యాహ్! బావుందండి మీతో మాట్లాడడం. నిజంగా మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
అది. నాకు కూడా చాలా సంతోషం అనిపిచ్చింది. తప్పకుండా. ధన్యవాదాలు.